అంటే స్ట్రిక్ట్ కాబట్టి అంటే ఆహ్, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ స్ట్రిక్ట్ అయినా పిల్లలు లేచిపోవట్లేదా? కదా! <chuckles> అలా ఇంట్లో పేరెంట్స్ స్ట్రిక్ట్‌గా ఉన్న మనకి కూడా ఇండివిడ్యుయల్‌గా అది మనకుంటేనే అది వర్కవుతుందండి. ఈలోపు మ్యారేజెసవుతున్నాయంటే పేరెంట్స్ స్ట్రిక్ట్‌గా లేరని కాదు, వాళ్ళ పిల్లల మెంటాలిటీస్ అలా ఉన్నాయి కాబట్టి ఈలోపు అయిపోయి పెళ్లిలు చేసేసుకుంటున్నారు. అలాగా, మా నాన్న స్ట్రిక్ట్ అలాగే నేను కూడా నాకు అటువైపును అట్లాంటి ఆహ్, ఆహ్, అంటే నన్ను చూస్తే ఎవరైనా ఏంటి ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడా! ఇంత మోడర్న్‌గా ఉందేంటి! ఇంత పోష్‌గా ఉంది, దీనికి బాయ్ ఫ్రెండ్ లేడా! అట్లా అనుకుంటారు నమ్మరు. ఆ!
అవునవును. ఇది. <giggles> అవును. నిజమండి. నిజమే. నిజమే. మంచి పాయింట్ చెప్పారు. ఖచ్చితంగా. ఖచ్చితంగా. అవును. అవును. ఖచ్చితంగా. అనుకుంటారు. అందుకు చూసే వాళ్ళు ఏంటంటే మన అప్పియరెన్స్‌ని బట్టి కూడా మనకి ఆహ్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనేవో ఇట్లా ఖచ్చితంగా అనుకుంటారు.
అవును. ఖచ్చితంగా ఈ రోజుల్లో అమ్మాయిలు ఖాళీగా ఉండరు, అది కొంచెం పర్లేదు యావరేజ్ బావుంది అనుకున్న అమ్మాయిలస్సలు ఖాళీగా ఉండరనే ఉద్దేశంలో ఉంటారు. అలాగా, నేను సింగిల్‌గా ఉన్నాను కదా! నాకు మూవీస్‌కి వాటికి వెళ్ళే అలవాటు. అంటే పబ్స్, క్లబ్స్ ఓహ్! ఇలా పార్టీలు వాటికి వెళ్ళను నేను. నేను తాగడం, తందనాలడము ఇవి చేయను. టీ, కాఫీ తాగను సో, కెఫేస్‌కి వెళ్ళను ఇలా క క్లబ్స్‌కి వెళ్లే ఛాన్స్ లేదు.
అవును. ఓకే. ఓకే. అంటే ఈ పబ్స్, పార్టీస్ వీటిలకి కూడా తాగినా, తాగకపోయినా కొంతమందేంటంటే ఆ వైబ్ కోసం, ఆ మ్యూజిక్ కోసం అనేది వెళ్తా ఉంటారు కదా!
ఆ! వెళ్తారు. నేను తప్పు పట్టట్లేదండి. వెళ్ళే వాళ్ళని నేనెవ్వరిని తప్పు పట్టట్లేదు.
ఓకే. అంట్ ఆ! మీరు అట్లాంటియి మీకూ అట్లాంటియేం చెయ్యరా మీరు? ఓకే. ఓకే.
ఆ! నేనవేమి చేయనంతే. అంటే ఇప్పటివరకు చేయలేదు, ఇంక జీవితంలో గూడా ఎప్పుడు చెయ్యను. అది నా సొంత నిర్ణయం అంతే. అదే దానికి అఫెండ్ చేయట్లేదు నేనెవరిని. ఎవరిష్టాలు వాళ్ళకుంటాయి.
ఓకే. అంటే మీకది ఇష్టం లేదు కాబట్టి, మీరు ఆ విషయంలో అది చేయాలనుకోవట్లేదు. ఓకే. ఓకే.
ఆ! కరెక్టే. అనుకోట్లేదు. కాబట్టి నేను మూవీస్‌కెళ్తాననమాట. సినిమాలకి ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. ఆహ్, డైరెక్ట్‌గా మాల్‌కెళ్ళి అక్కడ నా వర్క్సేమైనా ఉంటే షాపింగ్స్ లేకపోతే అపాయింట్మెంట్స్ హెయిర్‌కి సంబంధించి సెలూనేమైనా ఉంటే ఫినీష్ చేసేసుకొని ఆహ్, కేఎఫ్‌సీ తినేసి ఆహ్, సోలో డేట్ లాగానమాట. కేఎఫ్‌సీ తింటాను ప్రతిసారి చీట్ డే అప్పుడు. ఒకదాన్నే. ఒకదాన్నే వెళ్తా. ఆహ్, కేఎఫ్‌సీ తింటా చీట్ డే‌కి తరువాత ఆ రోజు మూవీ, కేఎఫ్‌సీ అలాగే ఏమైనా అపాయింట్మెంట్స్ ఉంటే ఒకే రోజులో అయిపోయేలాగా చూసుకుంటా. అలా థియేటర్‌కెళ్ళానూ ఆహ్, నాకు ఒక ఫీలింగుందేంటంటే, ఏమైనా ఒక సినిమా చూస్తే, సినిమాలో చిన్న వయిలెన్సొచ్చినా హీరోయిన్ కూరగాయలు కట్ చేస్తూ వేలు కట్టయినా గూడా యాంక్సైటీ వచ్చేస్తది.
ఓకే. ఓకే. ఓకే. అంటే ఎక్కడికెళ్ళినా మీరు ఒక్కళ్ళే వెళ్తారనమాటయితే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే.

ఆ! వా అంటే చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్టయిపోతాను. ఆ ఫైట్ సీన్లు, నరుక్కోడాలు, చంపుకోడాలు ఈ సీన్స్ వయలెన్స్ సీన్సొచ్చినప్పుడు కూడా, ఎక్కువ రియాక్టైపోతూ ఉంటాను నేను.
ఓకే. కొంచెం ఎమోషనల్ అయిపోతారా ఏంటి మీరు? అంటే ఏడుపుగొట్టు సినిమాలొచ్చినప్పుడు. ఏ ఏఐ
ఆ! ఎమోషనలంటే అసలు చూడలేను. నేను నా కళ్ళు ఓపెన్ చేసి ఆ సీన్‌ని చూడలేను. తల దించేసుకోవడమో, పక్కకు చూడ్డమో, అటు చూడ్డమో, ఇటు చూడ్డమో చూస్తూ ఉంటా. ఆ! అలాంటి టైంలో అనిపిస్తది నాతో పాటు ఎవరైనా ఫ్రెండ్ ఉంటె బావుండు. కనీసం ఓదార్చితే ఉండు ఉండేది నాతో పాటు ఉంటె ఉంటా ఆహ్, అన్నట్టు. కానీ మా ఫ్రెండ్స్ అందరూ బిజీ బిజీ ఉంటారు. నాకు కుదిరిన టైమ్స్‌లో వాళ్ళకి కుదరదు. అలాగా
ఓకే. ఓకే. మరి అలాంటి టైంలో మీరేమైనా అనుకున్నారా? అంటే కొత్త ఫ్రెండ్ ఎవరైనా చేసుకోవాలి, ఆ! ఎవరన్నా
అలా అనుకోలేదు. లేదు. లేదు. ఎప్పుడు కొత్త ఫ్రెండ్ చేసుకోవాలి అనైతే అనుకోలేదు గానీ థియేటర్‌లో వెళ్ళిన ప్రతిసారి పక్కన సీట్‌లో వాళ్ళు నా అరుపులు వినేసి వాళ్ళే అది సినిమా అండి. అది రియాలిటీ కాదని వాళ్ళే మాట కలపడము చేస్తూ ఉంటారు. అలాగా ఒక్కసారి ఒక గ్రూప్ ఆఫ్
ఓకే. ఓకే. ఓకే. వాళ్ళు ఆహ్, మరి వాళ్ళు అలా మాట కలిపినప్పుడు, మీరు వాళ్ళకేనా జవాబు ఇవ్వటం గాని లేపోతే వాళ్ళతో మీరు వా స్నేహం చేయడానికేమన్నా ఆలోచించారా?
ఆ! ఖచ్చితంగా అంటే తెలియని వ్యక్తులు వాళ్ళేలాంటి వారు ఏంటో తెలియదు. కానీ, కొంతమంది మాట తీరును బట్టి, వాళ్ళు వచ్చిన వాళ్ళతో వాళ్ళు పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని బట్టి అర్థమవుతుంది. వాళ్ళు మనకి హాని చేసే వాళ్ళా? హాని చేయని వాళ్ళా? వాళ్ళ వల్ల మనకేమైనా నష్టం కలుగుతుందా? ఆ! స్వభావం ఏంటి, అని తెలుస్తూ ఉంటుంది కదా!
అవును. వాళ్ళ స్వభావం ఏంటి? మన ఇది అంటే ఆహ్, ఏ ఉద్దేశ్యంతో అంత మనతో మాట్లాడుతున్నారని జెప్పేసి తెలుస్తది. అవును. ఖచ్చితంగా.
అలా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్సొచ్చారు. కాలేజీ ఫ్రెండ్స్ ఒక ఏడుగురో, ఎనిమిది మందో వచ్చారన్నమాట. ఆహ్, హ్మ్. 'స్పైడర్‌మ్యాన్' రీ రిలీజ్ అనుకుంటా సినిమా 'స్పైడర్‌మ్యాన్ 2' రీ రిలీజ్ అయితే వెళ్ళాను. ఆహ్, ఆహ్, నెక్సస్ మాల్‌కో ఎక్కడో నెక్సస్‌లోనో ఎక్కడో అనుకుంట మాలు ఇన్ ఆర్బిటో గుర్తు రావట్లేదు. ఆహ్, ఆ మాల్‌లో వెళ్తే వాళ్ళ పక్కన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌న్నారు. నా అరుపులకి వాళ్ళందరూ ఆ! నేనేప్పుడు బయట ఫుడ్ తినను. డైట్‌లో ఉంటా కదా! చీట్ డే అయినా కూడా నేను థియేటర్‌లో పాప్‌కార్ను థియేటర్ ఫుడ్ జంక్ తినను. హెల్త్ కాన్షియస్ అన్నమాట. సో ఆ రోజు నాకు ఫుల్ ఆకలేస్తే ఫస్ట్ టైమ్ నేను ఆర్డర్ చేశా. అది కూడా లోపలకెళ్ళి వాళ్లోస్తే ఆహ్, లోపల. ఆహ్, ఆ! వాళ్ళచ్చారు. ఆర్డరిచ్చారు. నాకెందుకో ఆక్వర్డ్‌గా అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే తింటే వాళ్ళు పక్కన వాళ్ళు చూస్తూ ఉంటే బాగోదు కదా! బ్యాడ్‌గా ఫీల్ అవుతారు కదా! వాళ్ళు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవును. ఓకే. ఓకే. ఓకే. థియేటర్ లోపల. ఆ! ఓకే.